సాధారణంగా బాగా బిజీగా ఉన్న రోజుల్లో, ఆ బిజీని తట్టుకోవడానికి ద ధ్యానం చెయ్యాలి అంటారు. ఒక 5 నిమిషాలైనా ధ్యానం చేయండి అని చాలామంది చెప్తుంటారు. అయితే దీని గురించి మీ ఒపీనియనేంటండి?
అవునండి, నిజంగానే. ఆ! ఒపీనియన్ అంటే కన్నా అంటే పర్సనల్‌గా నేనైతే ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్నాననే చెప్పొచ్చు. అంటే ఆ
ఆహా! మీకు ఆల్రెడీ పర్సనల్‌గా అది అలవాటుంది ధ్యానం చేయటం.
ఉంది, ఉంది ధ్యానముంది. ఎట్లా అంటే ఒక 15 సంవత్సరాల్నుంచి ఉంది. అంటే
15 సంవత్సరాల నుండి చేస్తున్నారండి ధ్యానం మీరు? ఆహాహా!
చేస్తున్నాను. ధ్యానమంటే, ధ్యానమొక్కటే గాదండి, ధ్యానంతో పాటు నేను ఇట్లా వ్యాయామాలు అవి గూడా చేసేదాన్ని. అసలమ్
ఆహా! ధ్యానము, ధ్యానంతో పాటు వ్యాయామాలు.
అవునవును. ముందు స్టార్ట్ చేసిందైతే వ్యాయామమే.
ఆహాహా! ఎక్కడ నేర్చుకున్నారండి? ఎవ్ అసలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీకు అసలు ఈ ప్రేరణ ఎవరి నుండి పొందారు?
అహా! ఎక్కడ నేర్చుకోలేదు. అంటే... <chuckles>
ఎప్పుడు నేర్చుకున్నారు? ఎందుకు నేర్చుకున్నారు? ఎలా నేర్చుకున్నారు?
అంటే ఎక్కడ నేర్చుకోలేదు. ఫస్ట్ నేను చదివిన ఫీల్డ్ ఒచ్చేసి మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ నేను ఫిజియోథెరపిస్ట్‌ని.
ఆహా! ఓకే. ఓకే. మీ మీ బ్యాక్‌గ్రౌండ్ వల్లన్నమాట! మీరు ఫిజియోథెరపిస్ట్ అవ్వటం వల్ల ఇవన్నీ మీరు ఆ! దాంట్లో భాగంగా నేర్చుకున్నారు మీరు. హ్మ్.
ఆ! అవును. ఆ! అంటే అదొక్కటే రీజన్ కాదు. అవునవును, అద్ నేర్చుకోవడమైతే అక్కడే నేర్చుకున్నాను. కానీ స్టార్ట్ చేద్దామన్న మోటివైతే అది గాదు. ఏంటంటే, మా ఇంట్లో అమ్ మా మదర్‌కి, ఫాదర్‌కి ఇద్దరికీ కొంచెం ఆరోగ్యపర సమస్యలెక్కువున్నాయన్నమాట.
ఓకే. ఓకే. ఓహో! అయ్యయ్యయ్యో! హుహు. అంటే ఎలాంటి సమస్యలండి ఆరోగ్యపరమైన సమస్యలంటే?
హ్మ్. కుటుంబంలో. ఎలా అంటే మా నాన్నకి ఇప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడే హార్ట్ సర్జరీ అవ్వడం, అమ్మకి షుగర్. అ అవును, హార్ట్ సర్జరీ ఆహ్, అమ్మకు గూడా షుగర్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట ఇద్దరికి. అంటే ఒ ఒకళ్ళకి ఒకళ్ళకి షుగర్ వల్ల చాలా సివియరయితే, ఇంకొకళ్ళకి బీపీ వల్ల చాలా సివియరయింది.
హార్ట్ హార్ట్ సర్జరీ. ఓకే. ఓకే. హుహుహు. అంటే తీ తీవ్రమైన స్థాయిలోనే ఉన్నాయన్నమాట ఆరోగ్య సమస్యలు. ఇప్పుడెంత వయసు ఉంటాయండి వాళ్ళకి?
హ్మ్. ఉన్నాయి ప్రస్తుతాని

ఓకే. ఓకే. ఆ పొ ఆ పోశ్చరెలా ఉండాలో కూడా మీరు బాగా తెలుసుకున్నారు.
సో ఆ! అవును. స్ దానికి తగ్గట్టు‌ గూడా ఇట్లా మనకి ఆ యోగాలో గూడా ప్రాణాయామం ఇట్లా ఆసనాలుంటయి చూసారా! బోర్లా పడుకొని ఒక చెయ్యి పైకెత్తి, ఆపోజిట్ లెగ్ పైకెత్తి. ఇట్ల
అ ఆహ్, అవునండి. ఆ! ఈ యోగాసనాలన్నుంటాయి మనకి.
హ్మ్. ఇవన్నీ గూడా కొంచెం హెల్పయినయన్నె చెప్పొచ్చు. ఇవన్నీ ఎక్కువ టైం గూడా పట్టదండి. ఎ మనం కరెక్ట్‌గా రోజువారీ చేసుకుంటుంటే
హుహు. అంటే ఈ బ్యాక్ పెయిను, ఇలాంటివన్నిటి వీటి కోసం హెల్పవుతయి. ఏ విధమైన హెల్పవుతాయి అండి? ఈ యోగాసనాలు?
హ్మ్. బ్యాక్ వీటినన్నిటిని మనము అంటే, నేను చదువుకున్న దాని టర్మినాలజీ ప్రకారం బ్యాక్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్‌సైజెస్ అంటాము వీటిని.
బ్యా బ్యాక్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్‌సైజెస్ అంటారన్నమాట. సో, ఆ
ఆ! అవును. ఆ! యోగాలో ఇంకొక పేర్లుంటుంది. సేమ్ అదే ఎక్సర్‌సైజ్ పేర్లు వేరుంటయి.
అంటే మీరు బాబు పుట్టిన తర్వాత కూడా మీరంతే ఫిట్‌గా అంతే, హెల్తీ‌గా ఉండడానికి మీకు ఈ యోగాసనాలు గాని, ఇవన్నీ నాలుగు ఐదు ఏడు గాని, ఇవన్నీ బాగ ఉపయోగపడ్డాయన్నమాట.
అవునవును. హ్మ్. అంటే ఫిట్‌గా గూడా కాదండి. ఎట్లాంటే హెల్త్ పరంగానే చేశానని జెప్పొచ్చు. ఒకటేమో ఫోకస్ పరంగా ధ్యానం చేస్తే, హెల్త్ పరంగా ఏంటంటే హార్మోనల్ చేంజెస్ ఒకటెక్కువైపోయి, ఓవరీస్‌లో సిస్ట్స్ రావడం ఇట్ల చాలా జరిగినియన్నమాట. ఆఫ్టర్ డెలివరీ గాని, ఏదైనా గాని. ఆ! దాని‌వల్ల దానికి తగ్గట్టు మనకిప్పుడు కండరం బలపడడం కోసం ఎక్సర్‌సైజెస్, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు, అంటే నడుము దగ్గర ఇప్పుడు ఓవరీస్‌లో ఇవి ఇవి పోవడానికి ఎక్సర్‌సైజెస్. ఇట్లా చాలా మటికి నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాననే చెప్పొచ్చు. <giggles> మైండ్‌ఫుల్‌నెస్‌ లాగా దాని‌మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశాను నేనైతే ఎక్కువ. ఈ శ్వాసలు వీ మైండ్ ఫోకస్ అనేవి.
ఓకే. ఓకే. ఆహాహాహా! అ ఓకే. ఓకే. హ్మ్, ఓకే. ఓకే. ఆ! అవ్ అవునవునవును. హ్మ్. ఓకే. ఓకే. ఆ! యో యో యో యోగాసనాలు‌ గాని, ఇవన్నీ చేశారు. సో, పెల్విక్ ఎక్సర్‌సైజెస్ కూడా చేశారు మీరు.
అవునవును. చేశాను. చేశానండి. చేశాను.
ఆహాహా! అవన్నీ ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాతే, ఆరోగ్యం అంతా మీది కుదుటపడిందండి మీది?

అంటే మనం ఆహ్, హోల్డ్ చేయాలి గదా! మన హోల్డ్ అంటే లంగ్స్ కెపాసిటీ ఎక్స్‌పాన్షన్. ఇప్పుడు మీరు కోవిడ్ టైమ్‌లో, లంగ్స్ ఎక్స్‌పాన్షన్, ఎక్స్‌సైజ్‌సీస్, స్పైరోమెట్రీ అనేవి చాలా చూసుంటారు. మీకు అప్పుడు ఒక అవగాహన ఒచ్చుంటది. అంటే మనం బ బ్రీతింగ్ తీసుకునే దాన్ని బట్టి, మా మన ఊపిరితిత్తులు బల బలపరుతాయంటారు చూసారా? అట్లా బలపడటానికి మనం హోల్డ్ చేసే దాని మీద మన ఊపిరితిత్తులు బలపడతాయి.
హ్మ్. ఓకేకే. అవును. ఆ! అవునవును. ఆహాహా! ఇట్లా హోల్డ్ చేయటం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. ఈ 4 అనేది పాజిటివు, 7 అనేది నెగెటివు.
ఆ! హ్మ్. నెగెటివ్. అట్లా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశా అన్నమాట. మళ్ళీ మీరు
ఓకే ఓకే. సో, ఈ 4, 5, 7కి మై వెనక ఎంత పెద్ద పరమార్థం అర్థం ఉన్నాయన్నమాట.
హుహు. ఉంది. మళ్ళీ ఏంటంటే మనం ఇట్లా చేస్తాం గదా! కళ్ళు మూసుకొని. చేసినప్పుడు ఏంటంటే, కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ఆ కాన్సంట్రేషన్ అంటే మొదటి రోజే తెలీదు. కొంచెం అలవాటు అయిపోతుంది గదా! ఈ ఒకటి ఆహ్, ఎట్లా అంటే 10 రిపిటేషన్స్, 15 రిపిటేషన్స్ ఇట్లా చేస్తామన్నమాట.
అవునండి. అవును. ఈ 4, 5 7ని ఒక 10 సార్లో, 15 సార్లో చేయాలి, ప్రతిరోజు. ఆహాహా!
ఆ! అట్లా చే అవును. అట్లా చేసినప్పుడు, మనం పొద్దునిపూట ఎక్కువ చేస్తాం కాబట్టి, ఇప్పుడు బయట
అంటే ఇప్పుడు ఇది ఒక 15 సార్లు చేయటానికి ఎంత టైం పడుతుందండి?
ఎక్కువ టైం పట్టదండి. 5, 10 నిమిషాల్లో అయిపోతుంది. 10 నిమిషాలు అంతే. అంతే.
ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఆ రిలీఫు అవన్నీ ఒస్తాయి, అది అయిపోయిన తరువాత. ఓకే. ఓకే. ఆ డిప్రెషన్, గిప్రెషన్ అవన్నీ పోవటం అవన్నీ దానివల్ల జరిగిందా అండి మీకు?
ఒస్తయి. నిజంగానే ఒస్తయి. మనకి అట్లా ఆ! అంటే కొంచెం ఆహ్, ఫోకస్డ్ ఆహ్, ఏకాగ్రత అయితే పెరిగిందండి. డిప్రెషన్ కంప్లీట్‌గా <giggles> పోయిందని చెప్పలేనులే గాని
ఈ నాలుగు ఐ గనీ ఏకాగ్ర కొంచెం బెటర్‌గా మీరు ఫీలయ్యారు.
ఆ! ఏకగ్ర అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆ పని మీదే నిమగ్నమై ఉండడం. ఆహ్, ఏంటంటే ఎక్కువగా ఖాళీగా ఉండకుండా హ్మ్, అన్నిట్లోనూ ఇన్‌వా‌ల్వ్ అయిపోవడం. అంటే నేను చేసేది కాకపోయినా నేను చెయ్యడం. అట్లా ఒక దాంట్లో కాకుండా మల్టిపుల్ దాంట్లో.
ఓకే. ఓకే. ఓకేకే. ఈ ఆహ్, బిజి బిజిగా ఉండేవాళ్ళు మీరు.
అవును. అంటే ఖాళీగా ఉంటే, మళ్ళీ ఏదోక ఆలోచనలోకి వెళ్ళిపోతాం గదా!
ఆలోచన ఒస్తుంది. అ అందులోను డిప్రెషన్‌లో ఉండేటప్పుడు అస్సలు ఖాళీగా ఉండకూడదు.
అవునవును. అందుకని మెయిన్.
సో